అయ్యయ్యో!
ఎందుకమ్మా చదువు మానేసేది? అని జెప్పేసనంది, "అహా! లేదు మేడం నాకు బిజినెస్ పెట్టాలని ఉంది. నేను చదువు మానేస్తాను" అని జెప్పేసంది. "ఫస్ట్ నీది ఒకసారి నీ హాల్ టికెట్ నంబర్ చెప్పు" అని జెప్పేసని అని నంబర్ తీసుకుంది. ఒక బ్యాక్‌లాగ్ కూడా లేదు. ఫోర్త్ ఇయర్, సెకండ్ సెమిస్టర్‌కి వచ్చేసాం అప్పటికి. ఫైనల్ ఎగ్జామ్స్.
ఓకే. ఆహా! ఆహా! లేదు. ఓకే. ఆహా! ఓకే. అంటే చదువుకున్న తర్వాత త సి ఆహ్, బిజినెస్ చేసుకోవచ్చు కదండి. చదువు మానేసి బిజినెస్ చేయాలనేది ఎందుకు?
ఆ! ఆ! అంటే ఇంకా విరక్తి వచ్చేసింది అనమాట. నాకు చదువనంటే, కూర్చోబెట్టీ ఈ అంతా గూడాను పొద్దు, పొద్దున్నే రావాలి, పొద్దు పొద్దున్నే ఎళ్ళాలి. అదొక ఇదిలాగా అనిపించింది అనమాట. అంటే, నాదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మైండ్‌సెట్ అనమాట మొత్తం గూడాను.
ఓకే. ఓకే. ఈ రెగ్యులర్ మైండ్‌సె‌ట్‌లో మీది సెట్ అవ్వలేదు.
అది. అందరు గూడాను క్లాస్‌లో కూడాను ఎవ్వరు ఉండేవాళ్ళు కాదు 4-2లో ప్రతి ఒక్కళ్ళు కూడాను ట్రైనింగ్ ట్రైనింగ్ ట్రైనింగ్ అని జెప్పేసనుకొని, జాబుల్ జాబుల్ జాబుల్ అని జెప్పేసనుకొని, అట్లా ఎనకమాల తిరుగుతా ఉన్నారనమాట.
ఆహా! ఓకే. ఆహా! అంటే కొంచెం అప్పుడూ చికాకుగాను, గజిబిజిగా అనిపిస్తది. ఎవ్వ‌రూ లేకండ ఒక్కళ్ళమే అంటే, ఉన్న నలుగురు, ఐదుగురే కూర్చొని క్లాస్ వినాలన్నాక.
హా! అదే గదా! హ్మ్. ఎళ్ళిపోయి మా మేడం తోటి "నేను చేయను" అని జెప్పేసనంటే, "ఒక బ్యాక్‌లాగ్ కూడా లేదురా. నువ్వూ, నువ్వు ఏదైనా చేసుకో. కావాలంటే ఒక సర్టిఫికేట్ తీసుకొని చెయ్యి" అని చెప్పేసనంది. అబ్బా! అందరిలా జెప్తారు ఏంటి మేడం మీరు గూడా అని, జెప్పేసనుకోని. ఆమె తోటీ కొన్ని, కొన్ని వాగ్వాదం చేసుకున్నాను అనమాట నేను. అహా! లేదు మేడం కాదు మేడం అని జెప్పేసాను.
నిజమే, ఆవిడో మంచి సలహా ఇచ్చారు. ఓకే. ఆయి ఆయి ఎన్ని చేసుకున్నా అండి. ఆహ్, ఆయన ఆవిడ చెప్పింది మాత్రం, మాట వాస్తవం.
అవును.